అంటే, ఫస్ట్ ఫస్ట్ ఎలా ఉండేదంటే, <chuckles> మాకెందుకివ్వట్లేదని ఏడ్చేవాళ్ళం. ఫస్టేమో మాకివ్వండి, ఇవ్వండి అని ఏడ్చేవాళ్ళం. ఇచ్చిన తర్వాత కసేపయ్యాక ఇంక బోరయిపోయి, అమ్మా! ఇంక చాలింక చెయలేం మా, ఇంక చేతులు నొప్పి బుడుతున్నాయి
ఆ! హ్మ్. ఓహోహోహో! ముందంతా ఏమో ఎగ్జైట్‌మెంట్, చేసాకేమో బోర్ గొట్టేసేదా?
ఇలాగే చెప్పేసి ఆ! చేప్పేసి పారిపోయేవాళ్ళం అక్కడి నించి.
హ్మ్. <chuckles> సో, మీకు ఇన్ని వంటల్లో మరి అరిసెలే ఎందుకంత ప్రత్యేకంగా నచ్చాయి. అంటే, మనం పండగలకి చాలా జేసుకుంటాం గదా! చక్రాలని, బూరలని, బొబ్బట్లని. మరి అరిసెలు మీ మనసులో ఎందుకు ఒక ప్రత్యేక స్థానాన్ని అనేవి
<clears throat> ఇంకా హ్మ్. అవునవును. అవునండి. ఆ! అంటే, అ అది మాకు సంవత్సరానికొకసారే జేసేవాళ్ళండి. అంటే సంక్రాంతికి ఒకసారి చేసేవాళ్ళు. ఇంకోటి అదీ ఏంటటే, ఆ పండక్కీ ఊరి ఊరికెళ్ళడము అమ్మమ్మ గారు ఊరికెళ్ళడము, అక్కడ అందరిని కలవడము, మావయ్యలు, అత్తయ్యలు, పిన్నిలు, బాబాయిలు అంటే అదొక మాకోకా వ అంటే, ఇయర్ మొత్తం మేము వెయిట్ చేసేవాళ్ళమనమాట ఆ పండగ కోసం.
ఆ! ఆ! ఓహ్! అవునా! హ్మ్.
అందుకనేసి మాకా పండగంటే చాలా ఇష్టము. అక్కడనె చేసిన అరిసెలు గాని, ఏవైనా ఆహ్, అ అన్నీ ఉంటాయి గదా! ఆహార పదార్థాలు. అవి ఇంకా కొన్ని మేము మాకు ప్యాక్ చేసి కూడా ఇచ్చేవారు ఒచ్చేటప్పుడు.
ఓకే. హ్మ్. అవునా! సో, చిన్నప్పటి మెమోరీస్ వల్ల మీకా అరిసెలు ఒక్కసారే సంక్రాంతికే ప్రత్యేకంగా చేస్తాం గాబట్టి, అవి ప్రత్యేకమయ్యాయి అన్నమాట.
<chuckles> ప్రత్యేకంగా అనిపిస్తాయి. అంటే ఇప్పుడు మనకి దొరుకుతాయి మార్కెట్‌లో అవి ప్ రెడీమేడ్ కానీ ఏంటంటే, ఆ రుచికి, ఈ రుచికి మనకి కొంచెం తేడా ఉంటుంది గదా!
హ్మ్. అవును. హ్మ్. ఓకే.
అవి ఏంటంటే, కొంచెం నేచురల్ పద్ధతులు అంటే ఆహ్, వాళ్ళూ అప్ మా పాతకాలం వాళ్ళు కాబట్టి ఊర్లో ఎలా ఉంటదంటే, కట్టెల పొయ్యి మీద చెయడము, ఆ బెల్లం గూడా మంచి బెల్లము హ్మ్ అంటే, మా తాతయ్య గారు ప్రత్యేకంగా బెల్లమూ, ఒక ఊరు నుంచి తెప్పిచ్చేవారన్నమాట. అక్కడ ఎక్కువ బెల్లంని తయారు చేస్తారు.
హ్మ్. ఆ! అవునవును. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్.